మేను ఫస్ట్ అండి ఒక ఉద్యోగంలో నుంచి ఇంకొక ఉద్యోగంలోకి మారాలంటే నేను ముందు <chuckles> నాకున్న ఈఎంఐల గురించాలోచిస్తానండి. హ్మ్.
నిజమే అండి. ఆహ్, అమ్మాయిలు, ఈ ఈఎంఐలు మాత్రం మరి వదలవు. అవెప్పుడు ఉంటానే ఉంటాయి. హ్మ్.
<laughs> ఆ! అవును. ఇప్పుడు ఈఎంఐలేందంటేనా అవి మనకి లేవు అంటే, మనం వెంటనే మానేసి మహా అయ్ ఒక 2 నెళ్ళు, 3 నెళ్ళు ఖాళీగా కూర్చున్నా మనకిబ్బందుండదు. ఇప్పుడు ఏవాగినా అవాగరు మనకి. హ్మ్.
హ్మ్. అవ్వాగవు. వాళ్ళింటి మీదకొచ్చేస్తారు. వాళ్ళసలే బౌన్సర్స్‌లాగా ఉంటారన్నమాట. మనల్ని ఒక చేత్తో ఎత్తి పడేస్తారన్నట్టుంటారు. భయమేస్తది ఆ మనుషుల్ని చూసినా.
హ్మ్. అవునవును. అసలు <smacks lips> ముందు ఫోన్ జెస్తేనే మనం ఇబ్బంది బడతామండి వాళ్ళు. ఇంక మన ఇళ్ళ దాకొచ్చారంటే మన పరిస్థితెలా ఉంటదసలకి? తలెత్తుకోలేము బయట. అంటే ఆహ్, <smacks lips> కొంచెం చిన్న, చిన్న విషయాలగూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ <chuckles> ఫ్యామిలీస్‌లో వాళ్ళు. హ్మ్.
హ్మ్. నిజంగే. ఇంక వెంటనే మీరన్నట్టు ఆ చుట్టుపక్కల వాళ్ళు వెంటనే ఒచ్చేస్తారు. చుట్టుముట్టేస్తారింక చీమల్లాగా. ఎందుకొచ్చారు? ఎందుకొచ్చారు? ఏమైంది? ఏంటి? అని. ఇంకసలు అదే.
హ్మ్. <smacks lips> వి మనకెమన్నా అవసరం ఉంటే ఎవర్రారు. <chuckles> వ ఆహ్, పక్కనోళ్ళయి తెలుసుకోవటానికొస్తారు. <chuckles>
హ్మ్. నిజంగా. <chuckles> అవును. హ్మ్. మరి తెలుసుకుంటే వాళ్ళకి ఒక అవకాశం ఏదైనా దొరికితే మరి ఆ ఇద్దరు ఎళ్లి ఇంకో ఇద్దరికి సాయమైతే చెయ్యరు గాని, ఇలాంటివి <chuckles> ఇద్దరిద్దరిద్దరు చొప్పున బా మెయింటైన్ చేస్తరు.
హ్మ్. హ్మ్. ఆ! ఇలాంటియి బాగా. ఆ! గుస గుస గుసగుస ఇంగ అమ్మలక్కలంటారు చూడండి. <chuckles>
నిజంగా. అవును.
అటుయిటు, ఇటుయటు సరఫరా జెసుకుంటా ఉంటారు. చీమలు ఆహారం అనేది ఎత్తుకబోతాయి గదా! అట్లా వీళ్ళు ఇంట్లో ముచ్చట్లు ఎత్తుకుపోతుంటారు.
<chuckles> నిజంగా అండి. అవును. సమాచార సరఫరా చేస్తూనే ఉంటారు <chuckles> మీరన్నట్లు. చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఓహ్! <chuckles> అవునండి. ఇంక నెలవారీ ఖర్చులైతే అది ఖచ్చితంగుంటాయి. కాపోతే ఆ నెలవారీ ఖర్చులు ఒక ఉ మన ఉద్యోగం మానే ముందు మనం ఒక 6 నెళ్ళ వరకు మన ఖర్చులకి సరిపడ జాగ్రత్త అంటే, ఇప్పుడు జీతమొస్తుంది గదా అని జెప్పి మొత్తం ఖర్చు ముందు మనం ఈ ప్లానింగ్ జెసుకోవాలండి. ఒస్తుంది గదా! అని మొత్తం తినేయొద్దు.
హ్మ్. మొత్తం తినేత్తే మనం తినడానికి చివరికి ఏం ఉండదు. అమ్మో! చాలా కష్టం నిజంగా. సేవింగ్స్ అనేవి ఎలా చేస్తారండి? అంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్సా? లేదంటే చీటీల రూపంలోనా? గోల్డ్ రూపంలోన? ఎటువంటి సేవింగ్స్ చేయడానికి ఇష్టపడతారు?
<chuckles> అవునవును. ఇప్పుడు నేనైతే అండి నేను గోల్డు. ఆహ్, గోల్డ్ రూపంలో జెస్తాను. చీటీ రూపంలో చేస్తాను. గోల్డ్ రూపంలో ఎలా అంటే ఇప్పుడు కొన్ని కంపెనీలనేవి ఆహ్, బంగారు షాపులనేవి మనకి నెలకి కంతుల్లాగా ఇస్తుంటారండి. అంటే నెలకి రూ. 1000 రూపాయల నుంచి ఎంతైనా గట్టుకోవచ్చనమాట మనం.
హ్మ్.